అదే కబడ్డీ అని. ఆహ్, ఎలా అంటే షాక్ ఆట అన్నట్టు. అండ్ హ్మ్. షాకాటా అంటే, ఒక రౌండ్ ఉంటది. అందులో ఒకరుంటారు. వాళ్ళకి దూరంగా కొంతమంది నిలబడి ఉంటారనమాట. ఒక ఐదు మంది అనుకో. సో, రౌండ్‌లో ఉన్న వ్యక్తిని, వెనక ఐదుట్లో ఎవరో ఒకరు ఫస్ట్ ఔట్ జెయాలనమాట. అలా ఔట్ జెస్తే వాళ్ళు విన్ను అన్నట్టు. సో, రౌండ్‌లో ఉన్న వ్యక్తి ఔ ఆహ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ చూస్తారు గదా! సడన్‌గా ఇట్ల వెనక్కి తిరిగి జూసేపాటికి ఏం చేయాలంటే, వెనకున్న వాళ్ళు అందులోపె ముందరికొచ్చేయాలనమాట. వాడు చూసే టైమ్‌కీ ఇట్లా స్ట్రక్ట్ అయిపోయి ఉండాలి.
హ్మ్. షాక్ ఆటన? ఓకే. ఆ! ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే, ఓకే. ఎట్లా?
ఆ రౌండ్‌లో వాడు బయటకొచ్చి నవ్విస్తాడనమాట. నవ్వకుండా అలాగే ఉండాలి.
ఆహా! అదే నవ్వకుండా ఉంటే విన్ను. లేకపోతే మళ్ళాతనే వెళ్ళాలి.
ఆ! నవ్విన వాళ్ళు ఔట్ గదా! ఇంగ నవ్వకుండా అలాగే ఉన్నప్పుడు, మళ్ళీ రౌండ్‌లోకి బోతాడు. మళ్ళీ ముందర తిరుగుతడు. అదే టైమ్‌లో మళ్ళ అతన్ని రీచ్ అవ్వడానికి దగ్గరక్పోవాలి వెళ్ళిపోవాలి. తిరిగి జూశ్నప్పుడు స్ట్రక్ అయిపోవాలి. ఇదే.
ఆ! ఓహో! అయ్యబాబోయ్! ఆహా!
ఇది బాగుండేది. ఆ!
ఓకే. అసలు మీకె ఏ గేమ్ ఇష్టం ఉండేది. అయ్యి ఇవన్నాడారు బాగుంది.
నాకి ఫస్ట్ బాల్ బాల్ లడ్డు జెప్పా గదా! ఆ గేమ్ అంటే బాగా ఇష్టం. హ్మ్.
అదె ఇష్టమా? అది చాలా కష్టమేమో గదా గని అంటే. అ ఈ కష్టం, కష్టం పక్కన బెడితే అసలు, దెబ్బలు గట్టిగా బడతాయి. మాట్లాడితే.
లే లే. ఈజీ అసలు. ఆ! ఏం లేదు. జస్ట్ ముక్కొకటే గిల్లుతాం అంతే. ఇంగ ఏం గిల్లం.
అదే అదే ఆ ముక్కు గిల్లడమే.
ఆ! ఇంకా
ఆ! నొప్పి మాములుగా ఉండదు గదండీ మళ్ళీ.
ఆ! అంటే కొంచెం బాగా ఫ్రెండ్సున్నారనుకో అపోజిట్ టీమ్‌లొ, అసలు గిల్లామా లేదా? టజ్ జెశామా అన్నట్టుంటదనమాట. ఇగ వేరే వాళ్ళోస్తే గిల్లుతాము చూడు రెడ్ అయిపోద్ది ఒకేసారి. ఇంగ ఏం అది ఇది గొడవకొచ్చారనుకో గేమ్ ఇది ఇట్లే ఉంటది అని చెప్తాం అంతే.
హ్మ్. ఓకే. అయ్యో! <giggles>
ఆ! సో, అంటే ఒక్క గేమ్ అని కాదు కానీ, చాలా ఉన్నాయనే జెప్పొచ్చు అనమాట. సో, ఫస్ట్ ప్లేస్ అనేది బాల్ బాల్ లడ్డుకొస్తది. ఇవి ది దివెండల్ తెలుసా దివెండల్?
ఓకే. హ్మ్.